<smacks lips> ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చాలా ఉంటారు కదా! సో, దీంట్లో కూడా వెరైటీస్ అనమాట. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. కొంతమంది ఓ వెజిటేరియన్స్ ఉంటారు. ముఖ్యంగా నాన్‌వెజ్ ఉన్న వాళ్ళు చాలా ఉంటారు. ఆ నాన్‌వెజ్‌లో గూడా చికెనంట, మటనంట, ఫిష్ అంట ఇలా చాలా చాలా ఉంటాయి కదా! సో, ఇప్పుడు ఏమైపోతుందంటే, మనకు కొన్ని కొన్ని సినిమాల్లో చూపించారు. లైక్ అగా ఏదది. తం తండేల్ కావచ్చు. అండ్ 'అరేబియన్ కడేల్' అని ఏదో సీరిస్ ఉన్నాయి కదా! సో, ఇవి 2 చూసినప్పుడు ఏమైపోతుంది అంటే, అసలు వాళ్ళ చేపలు పట్టే వాళ్ళది ఎంత కష్టం ఉంటుంది. అది వాళ్ళు ఉత్పత్తి చేయాలి అంటే, <smacks lips> అంటే ఫ్యామిలీస్‌ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు కదా! సో, ఆ కష్టాలు ఏంటి అనేది చాలా క్లియర్‌గా చూపించారు. మరి నీ లైఫ్‌లో ఈ చేపకి సంబంధించి, ఉత్పత్తి అనేది చేస్తారు కదా! ఆహ్, ఆ! ఫుడ్ అనేది. సో, అలాంటివి నువ్వు రియల్‌గా ఏమన్నా చూసావా? చూస్తే ఏమేమి చూసావు? అండ్ ఎందుకోసం అనేది ఆ ఫిష్‌ని అలా <smacks lips> ఉత్పత్తి అనేది చేస్తారు? దానివల్ల యూజెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే వాటిని తినడం వల్ల గావచ్చు, లేకపోతే దాని మీదే ఆధారపడి కొన్ని ఉంటాయన్నమాట. మత్స్య కుటుంబాలు అన్నట్టు. సో, ఇవన్నీ నువ్వు చూస్తే, అసలు దాని గురించి పూర్తి సమాచారం ఏంటో అనేది చెప్పు.
అవునండి. అవునండి. నిజమే. అవును. నిజమే. అంటే, ఆహ్ ఇప్పుడు 'తండేల్' గాని, 'అరేబియన్ కడల్' గాని, చెప్పావు కదా! నాకు ఆ అంత ఫిషరీ, ఫిషర్ మ్యాన్స్ గురించి తెలీదు. మాదేంటంటే గోదావరి జిల్లాలు. మాకేం చేస్తారంటే, పొలాలు ఉంటాయి గదా! పొలాలూ మంచిగా తవ్వేసి, వాటిని చెరువులు చేసి, అందులోనే ఫిషెసు, ఇంకా ఫ్రాన్స్ ఇవన్నీ పెంచుతారనమాట! నిజంగా.
ఓకే. ఓకే. హుహు. ఇప్పుడు చెరువులు చేస్తారన్నావు కదా! పొలాల్నిఅంతా తవ్వేసి, అలా ఎలా చేస్తారు? ఇప్పుడు పొలాల్నంతా తీస్తారు కిందంతా నేలా ఉంటది, దాంట్లో నీళ్ళేషినా, అవి పీల్చుకుంటదేమో కదా భూమి, అలా ఏం పీల్చుకోదా?
అవును. అవును. ఆ! అంటే, అలా ఏం పీల్చుకొదు. అంటే ఇప్పుడు కెపాసిటీకి మంచి ఎక్కువ ఏస్తే, వాటరోస్తాయి కదా! పైకి. తెల్తాయ్ కదా! ఇప్పుడు సపోజ్ ఒక ఒక గిన్నెల్లో ఒక స్పాన్జ్ పెట్టినా, ఆ స్పాన్జ్‌లో మనము ఒక లీటరు నీళ్లు పీల్చుకుంటదేమ్మో, రెండో లీటరు అయినా సరే ఉంటాయి కదా!
అవునవునులే, ఆ! ఆ! ఉంటాయి, ఉంటాయి కరెక్ట్. ఓకే ఎక్కువ వేస్తారు, వాటర్ అట్లయితే.
అలాగా! ఆ! అలాగా, వాటర్ పెడతారు, పొలంలో మొత్తము. ఇంకా చాప పిల్లలు అంటే, గుడ్లు గానీ, సీడ్స్ కానీ, అ సీడ్స్ అంటున్నాను అవే, ఈ ఎగ్స్ గాని, ఇయన్నీ వదులుతారనమాట. వదిలి దానికి ఫుడ్ పెడతారు. యాక్వా కల్చర్ అంటారనమాట దీన్ని. ఫ్రాన్స్
హ్మ్. ఆ! అ అది కాదు, చెరువులు అవన్నీ చేశారు బానే ఉంది. దాంట్లోకి నిజంగా చేపలేలా వస్తాయంటే, అదే పనిగా ఏదైనా ఒక పిల్లని, వదిలేస్తారా? దాంట్లోనే ఆటోమేటిక్‌గా పుట్ పుడతాయా అవి?
లేదు. అంటే, మనకి బేబీ ఫిషెసుంటాయి కదా! అంటే, టాప్‌పోల్స్‌లా ఉన్నప్పుడు, వాటిని అమ్ముతారు బయట. జరులుప్పు ఎలాగ మనకి, పంటేయడానికి విత్తనాలు అమ్ముతారో, అలాగే వాటికి కూడా, అమ్ముతారనమాట.
ఆ! అవునులే. ఆహా! ఓకే. ఆహా! ఓకే. ఓకే. సో, అవన్నీ వాటిలో వేస్తారేమో అట్లయితే.
ఆ! అది ఆ! వేస్తారు. చెరువులవేసుకొని, చాలా కేర్ తీసుకొని పెంచుతారనమాట. పెంచి, అట్లా చేపల వాయ తరయర్ తయారైన తర్వాత పట్టుకొని, అమ్ముతారు. అలాగా.
హుహు. హ్మ్. అంటే, ఇదంతా, దీంతో ఏమన్నా లాభమోస్తుందా? లేకపోతే, దేనికోసమయితే వాళ్ళు చేస్తున్నారు? అంటే, రుచి ఆహ్, అంటే, చాలామందికి కొన్ని ఫుడ్సంటే ఇష్టం ఉంటాయి కదా! చికెన్, మటన్ ఎలాగో ఇట్లా ఫు ఆహ్, ఫిష్‌కి సంబంధించి కూడా తినాలి అనుకుంటారు. సో, కేవలం అలా తినాలి అన్న ఉద్దేశ్యంతోనే, ఇలా చెరువులులాగా చేసి చేస్తారా? లేకపోతే, దాని నుంచి ఏమన్నా వాళ్ళకి లాభం కూడా ఉంటుందంటవా?
అవును. హ్మ్. బిజినెస్ చేస్తారు. ఇప్పుడు, ఒకసారి మనం ఫిషెస్ ఏసామనుకో, దగ్గర దగ్గరగా 300 ఫిష్‌లు, 400 ఫిష్‌లొస్తాయి, ఒక ఎకరానికి.
ఓకే.
ఆ ఫిషెసన్నీ తయరైన తర్వాత అమ్మేస్తారు. ఇప్పుడు చాప
అంటే, ఆ ఫిషంట్ ఒకటి మేలు, ఫీమేలు ఏస్తే, అవి మళ్ళీ మేడ్ చేసుకొని, దానివల్ల కిడ్ అవొస్తాయంటావా? ఫిషెస్?
ఆ! అలా కాదు. డైరెక్ట్‌గా ఈ చిన్న చాపా ట్యాప్‌పోల్సంటే, వన్స్ ఇ ఇప్పుడు చేప గుడ్లు పెడతది. ఆ గుడ్లుని ఏస్తారనమాట.
అవును. ఓకే.
అయితే పెరుగుతాయి.
హుహు! సరే. ఇప్పుడు మరి
పిల్ల పిల్ల చేయ పిల్లలిస్తారనమాట.
హ్మ్. ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు పోర్ట్స్ ఉంటాయి చూడు. ఆ పోర్ట్స్‌లో ఎక్కువ ఇలాంటి ఫిషెస్ అనేవి ఇంపోర్ట్ కావచ్చు, ఎక్స్‌పోర్ట్ కావచ్చు, చేస్తూ ఉంటారు కదా! సో, వాటికి కూడా ఇలా చెరువులో ఉన్న వాటిని పంపిస్తారా? లేకపోతే కేవలం ఆ ఊరు వరకే అమ్ అమ్మకాలనేవి జరుగుతాయా?
అవును. చేస్తూ ఉంటారవును. అది చెప్పలేము. అమ్మకాలనేయి అక్కడి వరకే జరుగుతాయా? లేకపోతే ఇలా జరుగుతాయని? బేసికలీ ఇప్పుడు 400ల చాపలొచ్చినాయి అనుకుందాం. ఆహ్, తక్కువలో తక్కువ 300ల చేపలొచ్చినాయనుకుందాం. ఇప్పుడు ఈ 300ల చేపలు అమ్ముతారు. బయట తింటారు చాలామంది. ఇంకా ఇక్కడే కాకుండా ఇప్పుడు ఒక ఒక పొలం నుంచి దగ్గర దగ్గర 300ల నుంచి మ ఒక ఒక ఒక సీజన్‌లో 100 చాపలొచ్చినయనుకుందాం, నిజంగా లెక్కేసుకున్నా సరే. అలాగా ఊర్లో ఒక 10 మందేశారనుకో 1000 చేపలవుతాయి. అలాగా చాలా ఉంటాయి కదా! అది కాకుండా సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. సీ, యాక్చువల్ సీ ఇది ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఉంటాయి. సీ ఫా సీ వాటర్ ఫిషెస్ ఉంటాయి. అది
హుహు. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. కరెక్ట్. దానికి దీనికి తేడా ఏంటంటే టేస్ట్‌లో ఏమన్నా మారుతదా? లేకపోతే బలంలో కూడా ఏమన్నా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే, నాటుకోడికి ఒక టేస్ట్ ఉంటది. నార్మల్ కోడికి ఒక టేస్ట్ ఉంటది కదా! సో, ఆహ్, సముద్రంలో పెరిగిన చేపకి ఎలాంటి టేస్ట్ ఉంటది? అంటే ఎలాంటి గిరాకీ ఉంటది. నార్మల్‌గా చెరువులో పెరిగిన చేపకి ఎలాంటి గిరాకీ ఉంటది? ఎంత టేస్ట్ ఉంటది?
ఆ! అంటే టేస్ట్‌లో కూడా డిఫరెన్స్ ఉంటది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటందంటే సముద్రం అనేది ఆహ్, సర్వైవల్ గురించి ఉంటది. అక్కడ వా వేవ్స్ ఉంటాయి. ఆటన్నిటికి ఎదురీదాలి ఫిషెస్ అన్నీ. బలంగా ఉంటాయి. స్ట్రాంగ్‌గా ఉంటాయి ఫిషెస్ అన్నీ. సో, దాని మీట్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ సీ వాట్ ఫ్రెష్ వాటర్ కూడా మీట్ అలానే ఉంటుంది. కానీ కొంచెం అంటే డెలికేట్‌గా ఉంటుంది మీట్.
అవునవును. యెస్. ఓకే. యాహ్! ఇప్పుడు చికెన్ తింటే ప్రోటీనొస్తుంది. మరి ఫిష్ తినడం వల్ల హెల్త్‌కి సంబంధించి ఏమేమి బెనిఫిట్లున్నాయంటావు?
ఫిష్షులో చికెన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటది. చికెన్‌లో ఇప్పుడు 100 గ్రామ్స్ తింటే యూజువల్‌గా 20-22 గ్రామ్సొస్తయి. 25 గ్రామ్సొస్తయి. మాక్సిమం. అదే ఫిషు 100 గ్రామ్స్ తింటే త్రీ థర్టీగీ గ్రామ్స్ ప్రోటీనొస్తది.
హుహు. ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. అంటే, ఓమేగా 6, 3 స‌మ్‌థింగేవో ఉంటాయి గదా!
ఆ! ఒమేగా, ఆ! ఫాటీ యాసిడ్స్ ఉంటాయి. మంచిగా మన హెయిర్‌కి, నెయిల్స్‌కి బాడీకి కొలాజన్ ప్రొ ఆహ్, ప్రొడ్యూస్ చేయడానికి హెల్తీగా ఉంటుంది. ప్రోటీనొస్తుంది. ఇంక చాలా ఉంటాయి. సీ ఫుడ్‌లో చాలా ప్రోటీనుంటది. ఫ్యాట్ వాల్యూస్ తక్కువు ఉంటాయి. ఇప్పుడు ప్రాన్స్ కూడా, క్రాబ్స్ గాని ఇవన్నీ కూడా తింటారనమాట సీ ఫుడ్‌లో. ఇవన్నీ కూడా, మంచిగా ప్రోటీన్ గానీ, ఇయన్నీ ఉంటాయి. మంచి, ఆ! వైటమిన్సుంటాయి, మిన్రల్సుంటాయి. మంచి హెల్తీ ఫుడ్డనమాట.
హ్మ్. హుహు. ఓకేే. యాహ్! అన్ని వైటమిన్సుంటాయి అంటావు దాంట్లో ఉంటయి. సరే మీకు గ గోదారిలో ఇలా వండుతార అదే ఇలా చేసుకుంటారని చెప్పావు కదా లైక్ చెరువులో ఇవన్నీ పెట్టి. మరి వంటకాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా వండే అవకాశాలు కూడా ఉన్నాయి కదా! సో, ఎక్కువ చేపలతో సంబంధించి ఎలా పెడతారు? గ్రేవీ టైపా? లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పులుసా? ఏమేం వండుతారు దాంతో?
అవును. అవునం చేపలతో పులుసు వండుతారు. మాకు అసల ఫేమస్ ఏంటంటే, గో వర్షము వర్షం పడినప్పుడు ఎదురీత్తాయి. సీ సీ వాటర్‌లో ఉంటే ఫిషెస్. సీలోంచి ఫ్రెష్ వాటర్‌లోకి ఈదుకుంటూ వస్తాయనమాట.
హ్మ్. హ్మ్. ఆ ఫ్రెష్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు సముద్రం అంతా ఉంది. అంతా సీ వాటరే?
ఇలీవ్ ఆహ్, మనకి ఈ కలుస్తాయి కదా! ఇప్పుడు గోదావరికి ని నది ఆహ్, అందులో కలుస్తాయి కదా! సముద్రంలో.
అవునవును.
ఆ సముద్రాన్ని కలుస్తది కదా! ఈ వాటర్ ఈ పులస చాప అనేది ఈ రివర్ కరెంట్ రివర్ కరెంట్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో స్విమ్ చేసుకుంటూ వస్తదనమాట.
ఓకే. పులస చేప అంటే, చేపల్లో కూడా ఒక్కో దానికి ఒక్క రకం పేరు ఉంటది. అలా చూపెనా?
ఆ! పేరుంటది. చాలా చాలా పేర్లు ఉంటాయి. సీలావతి అంటారు. బొచ్చ అంటారు. ఆహ్, ఇంకా అది ఇంకొక పేరేదో.
హుహు. కీలవటి అంటే ఆహ్, మంచి చేపా అన, అమ్మాయి చేపా అన?
అలా కాదు. దా ఆ రకం అదంతే. దాని పేరు అలా అంటారు. ఆబ్ బొచ్చ, బంగారు తీగ, బొమిడేలు ఇలా చాలా పేర్లు ఉంటాయన్నమాట.
ఓకే. ఓకే. హ్మ్! ఆ! మరి నీకు బాగా నచ్చిన చేపేంటి?
నాకు చాలా బాగా నచ్చింది చేప అంటే, గోదావరోళ్ళ ప్రతి ఒక్కళకి బాగా నచ్చిందంటే పులస. పులుస ఎంత రేటు ఉంటది తెలుసా 25000, 30000కి పడతారు కేజీ.
పులస. ఏంది అంత ప అంత రేటా?
హ్మ్. అంత రేటుంటది.
సైజ్ ఎంతుంటది బుజ్జిగా ఉంటదా? పెద్దగా మీడియం ఉంటదా?
నీకు కేజీ పడదు కేజీ పలుగుతది. నీకు వాటలే ఇప్పుడు చేప చేప కేజీందనుకో ఆ కేజీ 25000కి కొనుక్కోవాలి. లేదు చాప, ఒక ము ఐదారు కేజీలుందనుకో వాటాలేస్తారనమాట. కేజీ కింత అని చెప్పేసి.
ఓకే. కేజీయా. ఆ! ఓకే. హ్మ్. ఓకే. ఇందాక నువ్వేదో పేరు చెప్పావు చూడు ఏమది పులసనా?
పులస. ఆ!
అంటే బుజ్జి మన ఫింగర్ అంత సైజ్‌లో ఉంటది చేప అవేనా? లేకపోతే వేరే ఏమన్నా? ఆ!
కాదు కాదు. కాదు. పులస చాలా పెద్ద పెద్ద పి పెద్దగా ఉంటది. మీడియం సైజ్‌లో ఉంటది. పెద్ చాలా పెద్ద పెద్దగా కూడా ఉంటదనమాట పులస చేప.
ఆహా! ఓకే. సో దాన్నెలా వొండుకుంటారు? ఆ పులస చేపని?
పులస చేపని మంచిగా కట్ చేపిచ్చుకుని పులుసు పెట్టుకుంటారనమాట. పులస చేప పులుసు. ఆహ్, అనేది చాలా ఫేమస్. ఇప్పుడు మామూలుగా 2 ముక్కలేసి మనకి చాలామంది అమ్ముతున్నారనమాట ఇలా. పచ్చళ్ళు పెట్టేవాళ్ళుంటారు కదా! పులుస సీజన్‌లో. ఆ 900కి 2 ముక్కలు ఒక పులుసు కొంచెం పులుసు ఇస్తారనమాట. తొమ్మిదొందలది.
ఇంగ. హుహు. అవునవును. హ్మ్. ఓకే. దాంట్లో ముల్లులు అలాంటివేముండవా?
ఆ! ఉంటాయి. ముల్లులుంటాయి. ఖచ్చితంగా ఫిష్‌లో, ఇప్పుడు చికెన్‌లో బోన్స్ ఎలాగో ఫిష్‌లో ముల్లులు సహజం. అలాగ
అంటే బోన్స్ కుచ్చుకోవు చికెను, మటన్ తిన్నా. ఇవి కుచ్చుకుంటాయింటారు గొంతులో ఇరుక్కుంటాదంటారు గదా! మరి అదేమి హార్మ్ కాదా హెల్త్‌కి?
అవును. ఆ! హార్మ్ కాదా! అంటే ఒలుచుకొని తినాలి. ముల్లు తీసుకొని తినాలి తినేటప్పుడు. డైరెక్ట్‌గా చేప చేప తినేయము కదా! ముక్కలు కట్ చేసుంటది. ఆ ముక్కలో ముల్లులేరుకొని ముల్లులు పక్కన పెట్టేసుకొని తినాలి.
ఆ ముల్లులు తీసేటప్పుడు మనకు చేతికి గుచ్చుకోవా?
గుచ్చుకోవు, అంటే అలవాటొచ్చేస్తది తీసుకొని తీసుకొని తినేదప్పటికి.
అంటే లైక్ ఇప్పుడు దువ్యానెలా ఉంటది, కూంబుంటది కదా, ఎంటికలకి కుచ్చుకోదు. హెడ్డుకి కుచ్చుకోదు. సో, అలా ఉంటదా హ్యాండ్‌తో తీస్తే?
అవును. ఆ! అనుకో, అలానే ఉంటుందను అనుకోచ్చు. అంటే గుచ్చుకుంటాయ అంటే కేర్లెస్‌గా చేసుకుంటే గుచ్చుకుంటాయి. మంచిగా చూసుకొని తీసుకుంటే అసలు గుచ్చుకోదన్నమాట, ముల్లులు నిజంగా.
ఓకే. అంత షార్పుంటాయా దాని ముల్లులనేవి?
ఆ! షార్ప్‌గా ఉంటాయి. చాలా షార్ప్‌గానే ఉంటాయి. అంటే మనకెట్లా ఉంటందంటే మనకి ఆహ్, దే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కోంబ్‌కి చాలా సన్నగా ఉంటే ఎలా ఉంటది బ్రిజిల్స్‌లాగా అలా ఉంటదనమాట.
ఓకే. అవునవును. ఓకే. అండ్ ఇందాక నువ్వు చెప్
అంటే ఇప్పుడు మనం షూ పాలిష్ ఏసుకునే బ్రిసిల్స్ ఉంటాయి చూడు, అలా ఉంటది.
అవును. ఓకే. అండ్ నువ్విందాకన్నావు చూడు మీ గోదావరిలో ఎక్కువ ఇలా చెరువులనేవి ఏస్తారనేది. ఎక్స్పెషల్లీ మీ ఫ్యామిలీలో కానీ, లేకపోతే నువ్వెప్పుడైనా కానీ ఇలా చెరువుల్లాంటివి చేసి అందులో చేపలేసి అవి అమ్మకాలు కానీ, లేకపోతే దాని ఉత్పత్తిని గాని పెంచడం ఇలాంటివెప్పుడైనా చేశారా? నీకు సంబంధించి నీ ఫ్యామిలీలోకైనా?
అవును. ఆ! మా బాబాయికున్నాయి రొయ్యల చెరువులు. అంటే చేపల చెరువు కాదు. రొయ్యల చెరువు ఉందనమాట. రొయ్యలు చెరువు పెంచుతాము. అంటే ఇది రి ఈ బిజినెస్ అన్నది రిస్కీ బిజినెస్ అనమాట, నిజం చెప్పాలంటే.
ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు రొయ్యలన్నావు కదా! రొయ్యలు, పీతలు 2 వేరేనా?
ఆ! వేరు. అంటే, క్రాబ్స్ వేరు ప్రాన్స్ వేరు కదా!
ఆహ్ ఓకే. ప్రా ఫాన్స్ అంటే, లైక్ చిన్నగా రౌండ్ అయ్యి ఉంటది అది కదా!
ఆ! ష్రింప్స్ అంటారు. ప్రాన్స్ అంటారు. అది.
ఇంగా క్రాబ్ అయితే 4 కాళ్ళ 6 కాళ్ళు ఏమో ఉంటాయి, భయంకరంగా ఉంటాది కొంచెం అదేనా?
ఆ! అవును. భయంకరంగా ఏమి ఉండవవి క్యూట్‌గానే ఉంటాయి.
క్యూట్ <chuckles> కాదు అవన్నీ ఎలా తింటారు అవి తినేటప్పుడు. <sniffs> మంచిగుంటదా? అంటే దాంట్లో రక్తం కానీ, <chuckles> అవన్నీ ఉంటాయి కదా! ఎట్లా తింటారుా?
అవును. ఆ! లే, సీ ఫుడ్‌లో అంతెక్కువ బ్లడ్ ఆల్ బ్లడ్‌లాంటిదేం ఉండదు.
చేపల్లో కూడా ఉండదా బ్లడ్డు?
చ చేపలకి కొంచెమే ఉంటది బ్లడ్డు. చేపలకేమి బ్లడ్ కారిపోతున్నటు ఇప్పుడు చికెను, మటను తింటారు. చికెను మటను‌లో కూడా బ్లెడ్ ఉంటది కదా!
హుహు. ఆహా! అంటే, ఇప్పుడు చేపల్ని ఎక్కువ వాష్ చేయాలా కదా! దాన్ని వాష్ చేసి, తినడం ఇవన్నీ ఈజీ ప్రాసెసేనా?
అవును. కొంచెం కష్టమే ఉంటది. చేపలు కట్ చేయడంలో కూడా, చాలా స్కిలుంటది. కరెక్ట్‌గా కట్ చేయలేదనుకో, ఇప్పుడు మనకి మనుషుల్లో గాల్ బ్లాడర్ ఎలా ఉంటదో, చేపలో కూడా ఉంటది. చేదు కట్ అంటారనమాట. అది కట్ అయిపోతే మొత్తం చేప అంతా చేదైపోద్ది.
ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఎ ఎన్ని రోజుల వరకు ఈ స్టాక్ అనేది ఉంటది. చేపల్ని, అంటే, ఇప్పుడు వలలో ఏసి పట్టుకుంటారో, చచ్చిపోతాయి అవి నీళ్ళ నుంచి కొంచెం బయటికి రాగానే. సో, అవి అలాగే పెట్టి అమ్ముతూ ఉంటారు గదా! సో, దాని పీరియడ్ ఎంత వరకు అవి ఫ్రెష్‌గా ఉంటాయి, ఎంతలోపు వాటిని తినేసేయాలి?
అవును. అంటే, ఎంతలోపు వాటికి తినేసేయాలి అంటే, డిపెండ్స్ ఐస్‌లో పెడతారు కాబట్టి. ఇప్పుడు గోదావరి జిల్లాలో మాకంటే, అప్పటికప్పుడు అంటే పట్టిన గంటలో మాకు దొరికేస్తయి. చాపనే, అసలు లైవ్ ఫిష్‌లే దొరికేస్తాయి మాకు. మేము దాన్ని చేసుకుంటాం క కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాము. అదే ఇక్కడ మేము సిటీలో ఉన్నప్పుడంటే మాకు ఫ్రోజన్ ఫిషే దొ ఫ్రోజన్ అంటే వాళ్ళు అంటే, ముందు రోజు పట్టినయో అనో మనకు చెప్తారు, ఇంక మనకు వాళ్ళు ఎప్పుడు తెచ్చారనేది తెలీదు కదా! మనం చూసుకోవాలి. అంటే చేపని చెక్ చేసుకునే విధానం కూడా ఉంటది అది ఫ్రెష్‌గా ఉందా లేదా అంటే?
ఓకే. హుహు. అవునవును. ఎలా చెక్ చేస్తారంటే ఫ్రెష్ దేది? ఇప్పుడు బెండకాయ అనుకో అది ఫ్రెష్ ఉందా ముదిరిపోయిందా అని వెనక దాన్ని ఇలా టప్ అంటే ఇరిగిపోయి తెలుస్తుంది ఫ్రేష్హా? లేకపోతే ఏంటి అనేది. మరి చేపని అనేది అది ఫ్రేష్హా ఇది ఫ్రెష్ కాదా? అనేది ఎలా జేస్తారు? ఎందుకంటే ఫ్రెష్‌గుంటేనే ఉత్పత్తులనేవి ఎక్కువ పెరుగుతాయి కదా!
అవును. అంటే తెలిసిపోద్ది. ఎలా తెలుస్తది అంటే, దానికి ఇక్కడ నోరు ఉంటది కదా! అక్కడ ఎత్తి చూస్తారు. అది ఫ్రెష్‌గా ఉంటే ఒక కలర్ ఉంటది. ఆ ఆ! ఫ్రెష్‌గా ఉంటే కొంచెం వైట్ కలర్‌లో ఉంటది. పాడైపోయిందంటే రెడ్ కలర్‌లోకి వచ్చేస్తది. అంటే ఇంక నిలవ ఉన్నదంటే. అంటే ఇప్పుడు పీతలు గాని
హ్మ్. ఒహో. మరి పాడైపోయిన చోపలనన్నిటిని ఏం చేస్తారంటావు?
పాడైపోయినయి ఏం జేస్తారు? హ్మ్. తెలీదు ఇంకా హోటల్లోళ్ళు తీసుకెళ్తారేమో?
హోటలులో తీసుకపోయినా అంటే వాళ్ళు వండేసింగా డైరెక్ట్ బెడతారంటావా హోటల్?
ఏమో తెలీదు. పాడైపోయినయి ఏం జేస్తారనే క్వెషన్ నాకెప్పుడూ రాలేదు. మేం కొనుక్కునేదప్పుడు అది ఫ్రెషో కాదో చూసుకొని కొనుక్కుంటామంతే.
ఓకే. అంటే <sniffs> అంటే మంచి సేల్స్ అనేవే ఉంటాయా? ముఖ్యంగా ఈ చేపల విషయంకు, అంటే స్టాకనేది మిగలడం గాని, ఇప్పుడు వల వేసా చెరువులో పట్టుకుంటారబ్బా! ఒక 100 చ ఆహ్, వన్ అంటే ఎ అప్రాక్సు 100 అనుకుందాము. సో, ఆ 100 హ్మ్.
ఒకటేసారి పట్టరు కదా! ఒకటేసారి పట్టరు. అన్ని చాపల‌నోకటేసారి పట్టుకోరు. ఈరోజేంతటి ఇప్పుడు మనకి కూడా బుకింగ్స్‌సోస్తాయన్నమాట చేపల చెరువుకి. ఈరోజింత ఆర్డర్ కావాలి అనోస్తది. అన్నీ ఆర్డరే వాడ్ అన్నీ ఆర్డరే తీస్తారు బయటికి. తీసిచ్చేస్తారు. మిగతాయి బతుకుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీకోస్తాయి. నెక్ లెతే నెక్స్ట్ డే ఆర్డరోస్తే, ఆ నెక్స్ట్ డే ఆర్డర్ తీస్తాం. ముందే తీసి దానిచ్చేయరనమాట.
ఓకే. హుహు. <sniffs> ఓకే. అహ్ హ్మ్. ఇప్పుడు నువ్వన్నావు చూడు ఆర్డరోచ్చినప్పుడే కొన్ని తీస్తామని. ఆ కొన్నిలో కొన్ని చిన్న చేప పిల్లలుంటాయి, కొన్ని పెద్దగా అం అమ్ముడిపోయేవి కూడా ఉంటాయి కదా! సో వల ఏస్తే చిన్నవి ఒస్తాయి, పెద్దవి ఒస్తాయి గదా! అప్పుడు మళ్ళీ వాటిని తిరిగి వాటర్‌లోకి పంపిస్తారా? లేకపోతే పట్టడంలోనే, ఒక స్కిలనేది ఏమన్నా ఉంటదా? కేవలం ఏవమ్ముతరో అది రావడానికి.
అవును. అవును. అంటే ఇప్పుడు, ఇప్పుడు సముద్రాల్లో, వాటిలో గ్యాలమేసి పట్టినట్టు ఉండొదు చెరువుల్లో పట్టడమంటే. ఆల్రెడీ మనకి ఆహ్, చాప కింద వలఏసుంటారు. ఆ వల్లేపుతారంతే పైకి. ఆహ్, మొత్తం అంటే నీరుంటదా? నీరేసే ముందు షీటేస్తారు. ఆ షీట్ మీదోక వలేస్తారు. ఆ వల‌లో నీళ్ళొదులుతారు. ఈ చేపలన్నీ కూడా వలలోనే ఉంటాయి. ఆ వల పైకి లేపితే, పైకొస్తాయి అనమాట.
వల ఏస్తారా? ఓకే. అర్ధమైంది. అర్థం హ్మ్. ఆ! అంటే ఇదే కదా! ఇప్పుడు పొలముంటది. పొలమునంతా చెరువులాగా ప్లేస్ చేస్తారు. దాంట్లో తార్పాలాగా ఏస్తారు కదొకటి. అంటే వాటరేదైతే అబ్జర్వ్ జేసుకోదో అలాంటిదోకటేస్తారు.
ఆ! ఆ! ఏస్తారు. ఒక షీటేస్తారు.
దాంట్లోకి మళ్ళీ ఆ! అదే. దాంట్లోకి మళ్ళీ వల ఏస్తారు. దాని తర్వాత నీళ్లేస్తారు. ఆ నీళ్ళని చేంజ్ జేయడం ఇలాంటివేమన్నా ఉంటాయా?
ఆహా! అంటే ఫిల్టర్ పెడతారు. ఫిల్టర్ పెడతారు, అంటే ఆక్సిజన్ ఇప్పుడు అక్వేరియంలో ఎట్లా ఫిల్టరుంటదో బోర్డర్‌ని పంప్ చేస్తా ఉంటది కదా! అలాగా పంప్ చేస్తా ఉంటది వాటర్‌ని.
ఓకే. అవునవును. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా సరే, కొత్తగా చేపల బిజినెస్ పెట్టాలంటే, వాళ్ళు ఏవేవి పాటించాలంటావు? ఒక టిప్పు‌తో జెప్పు చాలు.
హుహు. చాపల బిజినెస్ పెట్టాలనుకునేవాళ్ళు, బిజినెసయితే చాలా రిస్క్ ఉంటది. వస్తే వస్తాయి, పోతే మొత్తం పోతాయి. చాలా కేర్ తీసుకోవాలి. ఇది వైరసు అంటే వ అక్కడ కూడా వైరసోస్తది చాపలకి. ఒక్క చాపాకి వైరసోచ్చిందంటే, మొత్తం చెరువంతా వైరసోచ్చేస్తది. సో, కేర్ తీసుకొని, మంచిగా జాగ్రత్తగా పెంచుకోవాలి. సో రిస్కీ బిజినెసే ఇది పెడిత్ వస్తే డబలోస్తాయి, పోతే మొత్తం బోతాయి.
హుహు. ఓకే. బ హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! యాహ్! చాలా చక్కగా వివరించావు. లైక్ వాళ్ళు ఏం కష్టాలు బడతారు? ఎలా డిమాండ్ జేస్తారనేది. చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు.